ఓకే. అయితే మరి మీ తల్లిదండ్రులయితే మొత్తానికి బాగా అంటే ఒక సపోర్ట్ అయితే ఇచ్చేవారండి. త్రూ ఫోన్ కాల్స్ కానివ్వండి. ఎలాగైనా కానివ్వండి. అయితే ఈ అంటే ఈ జర్నీలో అండి ఖచ్చితంగా. మనకేంత మన స్ ఆహ్, బంధువులున్నా గాని, తల్లిదండ్రులు ఉన్నా గానీ, స్నేహితులు పాత్ర గూడా చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నానన్నమాట. అంటే మీకు స్నే స్నేహితులెలాగా ప్రోత్సహించేవారండి మీకు?
ఆ! అవునండి. అవునండి. అవును. హ్మ్. అవునండి. అవునండి. అవును. ఆ! హెల్ప్ ఉండేదండి. ఏంటిదంటే వాళ్ళు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. ఆహ్, హ్మ్, ఇట్లా మా వర్క్ ప్లేస్ పక్కనే ఒక డే కేర్ సెంటర్ ఉంది. అక్కడ డ్రాప్ చేసేసి ఆహ్, నువ్వు వర్క్ చేసుకొని మళ్ళీ రిటర్న్ ఎళ్ళిపోయేటప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు కదా! అన్నట్టుగా గూడా చెప్పారు. కానీ నాకు ధైర్యం సరిపోలేదు. యాహ్! అందులో ఉన్నవాళ్ళేవ్వరూ తెలీదు. ఆ డే కేర్ సెంటర్ ఏంటో తెలీదు. ఆహ్, అందులోను 1 ఇయర్ గూడా అవ్వలేదు అన్నట్టుగా నేను నేను కొంచెం బ్యాక్ స్టెపే వేసా ఈ విషయంలో. ఆహ్, అది కాకుండా ఒకసారి నాకు టైఫాయిడ్ ఒచ్చింది. టైఫాయిడ్ ఒస్తే <chuckles> ఇక అంతే అండి. అట్లా ఒచ్చిందంటే కథం టాటా బై బై అన్నట్టు.
హుహు. హుహు. ఓకే. ఆ! హ్మ్. ఓకేకేకే. అయ్యో! మీకొచ్చిందా ఒకసారి? అయ్యయ్యయ్యో! <chuckles> అంటే టైఫాయిడ్ అంటే ఎట్లండి? మనకి వాంతులు, ఫీవర్ అట్లాంటివొస్ అంటు ఒస్తాయా? ఏందంటే
ఏహ్! నాకు 1 వీక్ నుండి ఫీవర్ ఉంది. ఆహ్, ఫీవర్ ఉంది కానీ నాకు అది తెలియట్లేదు. నేను డోలో వేసుకుంటూ ఉన్నా తగ్గట్లేదు, తగ్గుతుంది మళ్ళీ వెంటనే ఒస్తుంది. ఏంటి అట్లనే వర్క్ ప్లేస్‌కేళ్ళేసొస్తున్నా అర్థం గాట్లేదు.
హుహు. హ్మ్. అంటే ఆన్ అండ్ ఆఫ్ ఫీవర్ అనేది ఉండిందన్నమాట మీకు. ఓకే.
ఆ! ఆ! ఈగ ఇది గాదు. ఇగ ఇట్లా గాదు. మేనేజ్ అవ్వట్లేదు, ఇద్దరు పిల్లలు, మా హస్బెండ్ పాపం వర్క్, నా వర్క్ అని జేప్పేసి ఇగ వెంటనే ఇగ మేనేజ్ అవ్వట్లేదని జెప్పేసి ఇంగ ఫోన్ జేసిండ్రు మా హస్బెండ్‌. "ఇ ఇప్పుడు ఇగ మీరు రావాల్సిందె ఎన్ని పనులు ఉన్నా గూడా" అని అని చెప్పేసి ఫోన్ జేస్తే హుటా హుటిన మా అత్తయ్య వాళ్ళు ఒచ్చేసారు. ఆహ్, ఒచ్చేసి పిల్లల్ని బట్టుకుంటే మా హస్బెండ్ నాతో పాటు హాస్పిటల్లో ఉన్నారు. నేను అడ్మిట్ అయితే మా అమ్మ వాళ్ళు గూడా ఒచ్చేసారు. ఇంకొక 1, 2 డేస్‌లో వాళ్ళు గూడా ఒచ్చేసారు. ఇగ వాళ్ళు ఉన్నారంటే ఇగ మొత్తం ఇల్లు గానీ, పిల్లల్ని గానీ మొత్తం వాళ్ళే జూసుకుంటారండి. ఆ! మేనేజ్ జేసేస్తారు. ఒ ఒంటి చేతితో మేనేజ్ జేసేస్తారు వాళ్ళు. ఇగ ఎ ఏమో వాళ్ళం ఇగ రావడానికే నాకలా టైఫాయిడ్ ఒచ్చిందేమో. <coughs>
హ్మ్. ఓకే. <chuckles> నిజంగా. నిజంగానే. హుహు. ఓకే. ఓకే. మేనేజ్ జేసేస్తారండి. నిజంగా. హుహు. నిజంగా. నిజంగండి. అంటే ఏదో ఒకటండి. మీకు ఒచ్చినందువల్ల కొంచెం వాళ్ళచ్చి ఆహ్, మీ పిల్లలకి సపోర్ట్ ఇవ్వడం గానివ్వండి, మీకు మంచి సపోర్ట్ ఇవ్వడం గానీ జరిగింద చే చేయడమయితే జరిగిందన్నమాట మొత్తానికి.
అవును. అవునండి. అవును.